ఆ! అందరం కలిసి ఆడిన తరువాత అక్కడ కాలువ దగ్గరలో గాని, చెరువులో గాని ఆ బతుకమ్మలని ఇట్లా విడిచిపెడతామన్నమాట. క్యాండిల్ గాని, లైట్ గాని, దీపం గాని వెలిగించి బతుకమ్మ అలా విడిచిపెడతామన్నమాట. అందులో తాంబూలంలో కొన్ని నీళ్ళు తీసుకొని వైయానమిచ్చుకుంటాం. హ్మ్. హ్మ్.
ఆ! అవును. అయితే సో, అవునండి. ఈ పండగైపోయిన తర్వాత అసలు పండగ ఏంటంటే, ఇంకా కర్రీ పండగ అంటే నాన్ వేజ్ పండుగుంటుంది. సో, అది ఎట్లా సిద్ధం చేసుకుంటారు? ఇంగా అసలు నాన్ వేజ్ అంటే ఇప్పుడు కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబమంటే, ఆ మేకను కోయడము ఇలాంటివి ఎట్లా ముందస్తు జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు?
అవును. అవును. దసరా. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అంటే మాకు మేము ఇంట్లో కోయం గానీ, మాది సంగముంటదన్నమాట. ఆ! కుల సంఘముంటది. ఆ సంఘం‌ల 2, 3 మేకలు మొత్తం కోసుడే అన్నమాట ఈ పండగ అచ్చిందంటే. <chuckles> అట్లా కోస్తారు ఇంగా పోగులేస్తారన్నమాట. ఇంటింటికి ఇంత ఒక కేజీ అని అట్లా ఇస్తూ ఉంటారన్నమాట. హ్మ్. ఆ!
ఓకే. ఆ! కుల సంఘవుంటది. <laughs> అవునవును. ఓకే. ఇట్లా ఇప్ ఇప్పుడు కూడా అది ఉంటుందా? ఓ ఎ అది ఒకప్పుడు నేను విన్నాను అంటే, ఇంట్లో ఒక పెద్దవాళ్ళ కోస్తే ఇంతింత కుప్పలాగా తీసుకెళ్లి ఇచ్చా అట్లా బంధువుము బంధువులందరు అంటే ఇలా
ఆ! అవునవును. హ్మ్. ఇప్పుడు గూడా ఉంది అట్లాంటిది. ఇంకా త సరిపోకపోతే మనకెక్కువ బంధువు‌లోస్తే బయట నుంచి మనం తెచ్చుకోవాలి అంతే. ఇట్లా ఉంటదన్నమాట మా దగ్గరనైతే. ఆ!
అవునా? తెచ్చుకోవాలి. అంటే, ఏ రకాల ఎన్ని రకాల వంటలు చేస్తారు ఆ రోజు మరి మీరు ఈ నాన్ వేజ్‌తో?
హ్మ్. నాన్‌వేజ్‌తోటైయితే 2, 3 రకాలు చికెను, మటను, ఫిషు ఇవైతే పక్కా ఉంటాయి. ఇంగా ఆహ్, వల్ల మేక తలకాయ, తలకాయ కూరైతే సూపరుంటది! ఆ కూరలేనిదైతే దసరా న జరగకుంటా ఉండది మా ఇంట్లోనైతే.
పక్కా ఉంటాయి. ఓహ్! ఇంగా తలకాయ కూర. <laughs> అంటే, ఇప్పుడు వెజ్జు ఇప్పుడు నాన్ వేజ్ తినని వాళ్ళు కూడా ఉంటే ఎట్లాంటివి ఎలా చేస్తారు?
ఆ! వాళ్ళ కోసం పన్నీర్ గాని, ఇంకేమన్నా క్యాబేజ్ ఉంటారు కొందరు. అంటే ఆ రోజు ఒకవేళ ఒక్కపొద్దు అట్లాంటి అత్తయి కదా! సోమవారం గాని ఇట్లాంటివి అస్తే మాత్రం మా అమ్మ గాని, అత్తమ్మ వాళ్ళు గాని ఇట్లా వాళ్ళు ఒక్క పొద్దుంటారన్నమాట వాళ్ళకైతే వెజ్జే.
అసలు ఉంటారా? నాన్ వేజ్ తినకుండా? నాకు తెలిసి ఉండరేమో? అవునవునవును. అవును ఓకే. వాళ్ళకి వెజ్జే. ఆహాహా! సో, ఎలా ఏర్పాటు చేసుకుంటారు? అంటే వీటికి కావాల్సిన దినుసులు కావచ్చు, ఇప్పుడు మటను, చికెన్‌కి కావాల్సిన అవన్నీ మీరు అంటే ముందే నూరు నూరి పెట్టుకుంటారా అంటే నేచురల్‌గా లేకపోతే షాప్‌లో కొనుక్కొనివచ్చేస్తుంటారా? అంటే మనం నేచురల్‌గా చేసుకునే టేస్ట్ వేరేవుంటుంది.
వేజ్జే. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ముఖ్యంగా ఆ! అవునవును. అంటే మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం హ్మ్. ఇంట్లోనే తయారు చేసుకుంటాం అంటే, ఆ సరుకులన్నీ కొనుకొచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకొని ఆ పొడులు గానీ, అల్లం పేస్ట్ గానీ ఇవన్నీ చేసుకొని ఇంట్లోనే చేస్తామన్నమాట. హ్మ్. ఇంకా ఇలా పండగలన్నింటికీ స ఆహ్, ముందుగా ఏర్పాటు చేసుకుంటేనే ఆరోజు మనకు గబగబాగా, హడావిడిగా ఉండకుండా పండుగని ప్రశాంతంగా జరుపుకున్న ఫీలింగోస్తది కాబట్టి, ముందే మంచిగా జ జ ఆహ్, ఏర్పాట్లు చేసుకుంటామన్నమాట మేమైతే. హ్మ్.
ఆహా! ఆ! ఓకే. అవును. ఆ! తొందరగైతుంది. ఫీలింగుంటుంది. అవునండి. అయితే, ఇప్పుడు ఈ పండుగల సమయంలో కొన్ని, కొన్నిసార్లు చాలా బిజీ వాతావరణముంటుంది ఇంట్లో కుటుంబ సభ్యులు, మరి పిల్లల్ని మే మేనేజ్ చేసుకోవడం కూడా కష్టమోతుంది. వాళ్ళు ఏం పనులు చేస్తుంటారో, ఏంటో తొంట పనులు చేస్తుంటారు. మరి ఎట్లా పిల్లల్ని ఈ పండగలు రావ పిన్ ప పండగలు అనగానే పిల్లలకింక వాళ్ళకి చాలా కోలాహలముంటుంది వాళ్ళకి. సో, వాళ్ళని అ అ అదుపు చేయలేం మరి మరి ఎట్లాంటి పిల్లల మీద ఎట్లాంటి నియంత్రణ విధిస్తారు మీరు?
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును.

సంక్రాంతికీ ఓ 4, 5 రోజులు ముందూ చేసుకుంటామేమో గానీ, దసరా, బతుకమ్మ అంటే మాత్రం, ఒక 15 రోజుల ముందు నుంచే, షాపింగ్ జేయడము, ఎట్లాంటి బతుకమ్మ వేర్వాలీ, ఆహ్, ఎక్కడెక్కడికి బోయి బతుకమ్మాడాలి, ఇట్లాంటివన్నీ జేస్తూ ఉంటామనమాట.
అవునా? అస షాపింగ్ జేయడం నిజంగా. అంటే ఎట్లా? అంటే ఎట్లా ఇదీ ఎన్ని, బతుకమ్మ ఎన్ని రోజులు జేస్తారు? ఎట్లా జే అదేంటీ ఏ రకాలుగా జేస్తారండి?
ఆ! హ్మ్. అంటే, తొమ్ మా దగ్గరయితే 9 రోజులూ బతుకమ్మ వేరిస్తామండి. అంటే, ఆహ్, చిన్న ఎంగిలి పూల బతుకమ్మ నుంచి, పెద్ద బతుకమ్మ, సద్దుల బతుకమ్మంటరు పెద్ద బతుకమ్మని. ఆ! అట్లా నువ్వు ఆ! హ్మ్. ఆహ్, అలిగిన బతుకమ్మ అనీ, అట్లా అని, చాలా, చాలా రకాలుగా ఉంటాయి. రోజుకోక రకంగా బతుకమ్మని బిలుస్తరూ. రోజుకొక రకంగా, హ్మ్. చిన్న పిల్లల దగ్గర్నుంచి, పెద్దవాళ్ళ దగ్గరికి వరకు, అందరం గలిసి మంచిగా ఆడుకుంటాం బతుకమ్మ. అలా మంచిగా ఆహ్, ఆహ్, పండుగ జరుపుకుంటామనమాట. దీనికెక్కువగా ఏర్పాట్లు జేసుకునేదేముండదు, కాకపోతే, పువ్వులు తెంపుకొచ్చుకోవడమూ ఆ! పెద్ద సవాలే.
9 రోజులు. హ్మ్. సద్దుల బతుకమ్మ. ఆ! అవును. అంటే, చిన్న పిల్లలు గూడా పాలుగొంటార దీంట్లో? ఆడపిల్లలు, చిన్నపిల్లలు? అవునవును. పండుగ జరిపినా. అవును. ఆ! అంటే, ఇప్పుడు ఈ పూలు దెచ్చుకోడం, అదోక పెద్ద ముందే, ముందే ఇవన్నీ ఇప్పుడు అన్ని రకాల పూలు పెట్టేటప్పుడూ, అవన్నీ సేకరించుకోడం కూడా, ఓ ముందస్తుగా చాలా పెద్ద పనే అది. సొ అవును.
హ్మ్. హ్మ్. అవునవును. చాలా పెద్ద పని. అంటే, ముందు ఏం చేసేవాళ్ళమంటే, మేము చిన్నగున్నప్పుడు మా నాన్నలు, అన్నయ్యలు వాళ్ళేం జేశారంటే, పోటీ పోటీగా వెళ్లి, పువ్వులన్నీ కోసుకొచ్చేవాళ్ళన్నమాట. అందరూ అదొక యుద్ధమే పూల కోసం. ఆ! <chuckles> పొద్దు పొద్దుగాల చలిలో వెళ్ళి, ఆ పూలన్నీ గోసకరావడం. మళ్ళా మనం ఆహ్, మా చెట్టు మేం ఇట్లా చెట్ మనం బస్సులో గదా సీట్ కోసం కర్చీఫెట్లిస్తమో, ఈ చెట్టు పూలన్నీ మావి అని, అది కర్చీఫేసేవాళ్ళన్నమా అలా ఉండేది.
ఆ! వాళ్ళు తెచ్చేవాళ్ళు మొ మొగపిల్లలు. <chuckles> అవునవును. యుద్ధం. <chuckles> నిజం, నిజం. చలిలో వెళ్లి. అవునవును. <laughs> అవును నిజానికి. అంటే ఇప్పుడు గూడా, అదే పద్ధతుందా? అంటే, ఇప్పుడు కొద్దిగా బయటనే కొనుక్కోడమూ, కొద్దిగ మారిపోయిందంటా అనుకుంటా.
ఆ! హ్మ్. బ హ్మ్. మారిపోయిందీ, చెట్లు పూలు గూడా తగ్గిపోయాయసలు, మొత్తం అన్ని కొట్టేసారు. ఆ! హ్మ్. సో, ఇప్పుడెక్కువగా కొనుక్కుంటున్నారు. ఇంకా ఇంటి దగ్గర పెంచుకుంటున్నాం ఎక్కువగా. హ్మ్. ఇట్ల్ ఆహ్, ఆహ్లాదకరమైన ఆహ్, ఆహ్, హ్మ్. అ అ అదయితే మాత్రం, మర్చిపోలేమసలు చిన్నప్పుడు అది. ఇప్పుడు లేదది. హ్మ్.
తగ్గి. ఆ! అవునండి, ముఖ్యంగా తగ్గిపోయాయి. అవును. అవునవును. ఇంటి దగ్గర పెంచుకుంటరా? అవును. మర్చిపో. అయితే, ఇప్పుడు పూలు అలంకరించిన తాత తర్వాతా ఇప్పుడు అమ్మవారినీ, మీరు పసుపు ముద్దతో తయారు చేసుకొని అప్పుడు ఆచరించే పద్ధతులు ఎలా ఉంటాయండవి?
హ్మ్. అవును. గౌరమ్మంటాం.